ఈ సోషల్ మీడియాలో కొన్ని, కొన్ని షోస్‌కి కానియండి, మూవీస్‌కి కానియండి, మాములు హైప్ చెయ్యరు. అది హీరో వల్ల కావచ్చు, లేకపోతే డైరెక్టర్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రోమోస్ వల్ల కావచ్చు. సో ఇంత హైపు ఓహ్! వల్ల కొన్ని, కొన్ని సార్లు అయితే అసలు రాకముందే మనకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి చూడాలా? లేదంటే ఆ షో స్టార్ట్ కాకముందే చాలా దాని గురించి చర్చలు నడుస్తుంటాయి. సో దాని ప్రభావం ఎలా ఉం ఉంటదంటారు? ఆ హైప్ ప్రభావం మన మీద?
చాలా గట్టిగా ఉంటుందండి నాకు తెలిసి. అండ్ మనం ఇన్ జనరల్ మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే బాగా ఆ! మూవీస్‌కి గాని ఆ! వెబ్ సీరీస్‌కి గాని ఈ కంటెంట్‌కి బాగా కన్జ్యూమ్ చేస్తాం మనం. నాకు నేను అర్థం చేసుకున్నంత వరకు ఇండియాలోనే మోస్ట్ సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళే అనుకుంటున్నా నేను.
హుహు. తెలుగు వాళ్ళే. అవును. ఖచ్చితంగా ఆహ్, నేను ఏకీభవిస్తున్నాను.
అంటే నంబర్స్ నంబర్స్ ఆల్‌ సో, ప్రూవ్ దట్ ఏంటి ఇండియాలోనే హయ్యెస్ట్ థియేటర్స్ ఉన్న స్టేట్స్ మనవే.
ఆ ఇంకోటి ఏంటంటే ఎంత హైప్ హైక్ చేసిన టికెట్స్ ఆహ్, ఆస్తులు అమ్మి అయినా చూస్తారు మన వాళ్ళు. యాహ్!
కొంటాం. <chuckles> హ్మ్. కొంటాం.. మనం ప్రీమియర్ షోలు మనం థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కొంటాం. అండ్ అలాగే నంబర్ ఆఫ్ మూవీస్ కూడా, మన దగ్గర హయ్యేస్ట్ రిలీజ్ అవుతాయి పర్ ఇయర్.
యస్. యస్. యహ్! అవునండి.
సో ఇంకా మనం సోషల్ మీడియా హైపు దాంట్లో మనం యవ్ ఎఫెక్ట్ అవ్వటం అనేది చాలా కామన్‌గా జరిగే విషయం. ఎన్నో సార్లు ప్రూవ్ అయింది అది.
అవునండి, అవును. అయితే రీసెంట్‌గా మీకు ఏదన్నా మూవీ గాని, మూవీకి ఎక్కువ హైప్ ఇచ్చి హైప్‌తో చచ్చిపోయేలా ఉన్నాంరా బాబు, అనేంత మూవీ ఏదన్నా అనిపించిందా?
యాహ్! మనం హ్మ్. <giggles> లాస్ట్ మూవీ అలా అనిపించింది మాత్రం ఓజి అండి. సో ఓహ్! <chuckles> ఓజికి వచ్చిన హైప్ అది ఎంత లాంగ్ డ్యూరేషన్, ఏదో 1 వీక్, 6 మంత్ 1 వీక్, 1 మంత్ కాదు. ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి హైప్ అది. ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా, ఏ చిన్న సాంగ్ వచ్చినా కూడా అసలు ఫుల్లు గె గ్రేట్ సెన్సేషన్ అయి కూర్చింది అది.
యస్. నేను అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. <giggles> యాహ్! హ్మ్. అవును. హైప్ ఇంకోటి ఏంటంటే ప్రి రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫుల్లు, "వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? <chuckles> ఎగ్జాక్ట్‌లి! ఇంకా అది చూసినాక ఇంకా ఫాన్స్ ఆగలేకపోయారు. "అరే ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే మూవీ ఎలా ఉంటుందో అనేంత ఎక్సైట్మెంట్‌తో." అండ్ ఇంకోటి ఏంటంటే
హ్మ్! <laughs> అది ఆఫ్ స్క్రీన్ కూడా హీరోయిజం నడుస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్‌ది. 24/7 హీరోయిజ‌మే. <chuckles> యాహ్! యాహ్! యాహ్! అ ఆ పోనీ పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, మధ్య మధ్యలో అందులో యాక్ట్ చేసిన శ్రేయ రెడ్డి ఇంటర్వ్యూకప్పుడు ఆహ్, ఇంకెవరో ఇంటర్వ్యూ అప్పుడు, తమన్ ఇంటర్వ్యూ అప్పుడు మధ్యలో జస్ట్ అట్లా 'ఓజి' టాపికొస్తే, "అది చూడండి. రిలీజ్ అయ్యాక చూడండి." అసలు మామూలు హైప్ కాదు అది. యాహ్! మీరు ఏదో అడుగుతున్నారు? హ్మ్.
హ్మ్. హ్మ్. అంతే. <giggles> అవును. అవునండి. అంటే అంతకు ముందు వచ్చిన 'హరిహర వీరమల్లు' ఫ్లాప్ అయినందుకు పవన్ కళ్యాణ్ ఫాన్స్‌కి చాలా బాధ అనే చెప్పాలి. సొ ఆ‌త్ అట్లీస్టు వాళ్ళ ప్రైడు ఇప్పుడు‌పు అందరు చెప్పుకుంటారు కదా! ప్రౌడ్‌గా ఫాన్స్ అంటే. వాళ్ళ ప్రైడ్‌ని మెయింటైన్ చేయనికైనా 'ఓజి' హిట్ అవ్వాలని చాలా మంది వైట్ చేశినారు. సో అనుకున్నట్టే బావుంది చాలా బావుంది మూవీ. మీకు ఎలా అనిపించింది మూవీ?
హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. యాహ్! నాకు అంత గ్రేట్ అనిపించలేదు అంటే హానెస్ట్‌గా మాట్లాడాలంటే ఆహ్, బీయింగ్ ఏ మెగా ఫ్యాన్ నాకు అంత ఎక్కలేదు పూర్తిగా. అంటే యెస్, ఎలివేషన్స్ ఉన్నాయి ఆహ్, బావుంది హీరోయిజం బాగుంది, టేకింగ్ బాగుంది, విజువల్‌సు, మ్యూజికు, ఫుల్ ప్యాకేజ్ ఉంది. కానీ సమ్‌హో స్టోరీ ప్లాట్ పరంగా ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు, ఇంకొంచెం లేయర్డ్‌గా ఉండొచ్చు అంటే ఇటీస్ అది యాజ్ సింపుల్ యాజ్ లైక్, "ఒక హీరో ఒకప్పుడు ఉండేవాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి రివెంజ్ తీర్చుకుంటాడు." ఇది ఆహ్, 'భాషా' టైమ్ నుంచి చూస్తున్నాను ఈ ఫార్మాట్. ఇది ఇంకొంచెం స్టైలైజ్‌డ్‌గా, రెట్రో‌లో తీసేరు. ఆహ్, వేరే యాస్పెక్ట్‌స్ అవి యాడ్ చేసారు కానీ, ఒక స్కెలెటన్ పరంగా హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. యెస్! హ్మ్. అవును. అవును. కరెక్టే. కొంచెం ట్విస్టు. ఆ! అంటే అన్‌ప్రెడిక్టబుల్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆడియన్స్.
హ్మ్. హ్మ్. ఇంకొంచెం స్టోరీలో, ఇంకొంచెం స్ దమ్ము ఉంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది. నెవర్‌ద్ లెస్ బాగుంది సినిమా. ఎంజాయ్ అయితే చేశాను నేను అందులో డౌటే లేదు. బట్ ఇంకా చాలా అంటే ఫాన్స్‌కి నచ్చుతుంది సినిమా అందులో డౌట్ లేదు. కానీ, మ్యూచుయల్స్‌కి, ఇంకొంచెం యాంటీ ఫాన్స్‌కి గూడా నచ్చేలా ఉంటే సినిమా వేరే లెవెల్‌కేళ్తుంది. అది మీకు 'గబ్బర్ సింగ్' తోటి, 'అత్తారింటికి దారేదితో' జరిగింది. సో అది ఫాన్స్‌కి మాత్రమే కాదు, అందరికి నచ్చింది. కాబట్టి, అది‌ ఒక అంత ఆ లెవెల్ హిట్ అయింది. హ్మ్. కరెక్ట్.
ఓకే. హ్మ్. యెస్. యెస్. అవును. సూపర్ హిట్స్ అనే చెప్పాలి. ఓకే. అయితే ఏ హైపు లేకుండా సడెన్‌గా ఏ ప్రమోషన్స్ లేకుండా హిట్టయిన మూవీ ఏదైనా గుర్తుందా మీకు?
ఆహ్, హ్మ్, చాలా ఒచ్చాయి అలా ఆహ్, ఎక్కువగా ఇవి తమిళ్ డబ్బింగ్ సినిమాలకి, వాటికి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చెయ్యరు, ఎక్కువ దీని గురించి ఆలోచించరు కానీ, సడెన్‌గా వచ్చి, బాగుందట, బాగుందట అలా 'లోక' ఒకటి గుర్తుంది నాకు.
హ్మ్. అవును. అవునవును. 'లోకా' కూడా అసలు క ఈవెన్ 'కాంతారా' అండి, 'కాంతారా 1', వన్ ఆహ్, అంటే ఫర్స్ట్ పార్ట్
హ్మ్, హ్మ్. అండ్ 'కాంతారా' కుడ కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. 'నరసింహ' మొన్నొచ్చిన యానిమేటెడ్ ర్స్ ఫిల్మ్ 'నరసింహ' కూడా అలాగే జరిగింది.
అవును. 'నరసింహ,' అవును. చాలా బాగుంది.
అండ్ 'లిటిల్ హార్ట్స్' కూడా మోర్ ఆర్ లెస్ అది, పెద్ద హైప్ లేకుండొచ్చీ, ఆహ్, స్లీపర్ హిట్ అయిపోయింది అది. <chuckles>
అవునండి, అవును. సేమ్ మౌత్ టాక్‌ తోని, అసలు అందరూ చూసేశ్నరు అది చాలా మంచి హిట్. లో బడ్జెట్, ప్లస్ హై ప్రాఫిట్ ఫిల్మ్ అనే చెప్పాలి.
యాహ్! మౌత్ టాక్ తోటి. హ్మ్. హ్మ్. కరెక్ట్, కరెక్ట్. అంటే సినిమా రిలీజ్ అయిన తరువాత, వాళ్ళు అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసారు. బట్, అవ్వకముందు ఎవరికీ పెద్దగా తెలియదు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఆ సినిమా గురించి.
హ్మ్. అవునవును. అంటే వాళ్ళకి కూడా ధైర్యం వచ్చింది. ఎట్లాగో వ మనీ ఉన్నాయి కదా, అని పెట్టినారు. సక్సెస్ మీట్స్ ఆ మీట్స్, ఈ మీట్స్ అని, ఇన్వెస్ట్ చేశిన్రు.
'లిటిల్ హట్స్'. హ్మ్. హ్మ్. అవును, అవును. చాలా చేసారు వాళ్ళు. అవును.
యాహ్! అయితే, ఇప్పుడు ఈ మీమ్ పేజెస్ కానియండి, ఇన్‌ఫ్లూయెన్సర్స్ కానియ్యండి, వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ అనేవి చేస్తుంటారు గదా. ఆహ్, హైప్ చేయడానికి. సో, అవి ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అంటారు? ఆహ్, దాని ఆహ్, అది ఆడడానికి, ఆ షో, ఆడ్డానికి.
హుహు. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అవి తెలిసిపోతుందండి మనకి. ఆహ్, అదే మనం ఇందాక నేను చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎలా అయితే సినిమా పిచ్చోళో, అలాగే వాళ్ళు స్మార్ట్ ఆడియన్స్ కూడా అని చెప్పుకోవచ్చు. <sniffs> మీరు పెయిడ్ ప్రమోట్ చేస్తే పిఆర్‌ఓలు ఉంటారు కొంతమంది. ట్విట్టర్ హ్యాండిల్స్‌లో వేసేవాళ్ళు. సేమ్ కంటెంట్, సేమ్ ట్వీట్ ప్రతి హ్యాండిల్‌లో కనిపిస్తూ ఉంటుంది మనకి. "ఓకె ఇది పెయిడా?" అని ఈ కంటెంట్ ప్రొడ్యూసర్ నుంచి వచ్చింది వాళ్ళు జస్ట్ కాపీ చేసి వేస్తున్నారని. అలాగే, ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కొంచెం అది చేసినా కూడా మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎలా అయితే, ఒక బ్రాండ్ కొలాబరేషన్ వచ్చినప్పుడు మనం గుర్తుపడతామో, ఇది పెయిడ్ అని చెప్పి. ఫిల్మ్‌ని వాళ్ళు ఆహ్, బలవంతంగా ఫోర్స్‌డ్‌గా హైప్ చేసినా కూడా తెలిసిపోతుంది మనకి.
హుహు. హ్మ్. యాహ్! హుహు. ఓకె. హ్మ్. అవునవును. అవునవును. కరె ఖచ్చితంగా. ఇన్ రివ్యూస్ కూడా అండి, ఆ! ముఖ్యంగా యూట్యూబ్‌లో వచ్చే రెవ్యూస్‌ని చూసే చాలా మంది సినిమాలకి ఎళ్తుంటారు. అయితే వాళ్ళు కూడా ఈ మధ్య అంటే, పెయిడ్ పెయిడ్ అని ఆహ్, లీగ అంటే, ఆఫీషియల్‌గా రాయరు. బట్ స్టిల్ పాజిటివ్‌గా మాట్లాడడానికి ఏమన్నా తీసుకుంటారో ఏమో. కొన్ని కొన్ని బాలేకున్నా బావున్నాయని చెప్తారు. కొన్ని కొన్ని బావున్నా బాలేవు అని జెప్పడం. సో ఏంటంటే అంత జెన్యూన్ నాకు ఎవరు అనిపిస్తలే. మీరెవర్ మీరేమనుకుంటారు ఈ రివ్యూస్ గురించి?
హ్మ్. హ్మ్. హ్మ్. నేను కూడా అదే అనుకుంటాను. ఇంత జెన్యూన్‌గా ఎక్కువ మంది ఉండరు. కాకపోతే ఆహ్, ఇప్పుడు ఇప్పుడు కరెంట్ సినారియో ఎలా ఉందంటే రివ్యూవర్స్‌వి, సినిమా బావున్నా సరే దాంట్లో లూప్ హోల్స్ వెతికి, దాన్ని కొంచెం క్రియేటివ్‌గా తిడితే ఎక్కువ వైరల్ అవుతున్నారు వాళ్ళు.
హ్మ్. హ్మ్. హుహు.
సో, వాళ్ళకి వాళ్ళు హ్మ్. హ్మ్. కరెక్ట్. ఇప్పుడు ఆ వంక పెట్టడం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ బాలేదు అని చెప్పటం ఒక పద్ధతి. ఈ సినిమాలో విలన్స్ లేరు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఒక్కడే విలన్ అని చెప్పడం ఒక పద్ధతి. సో అంటే వాళ్ళు క్రియేటివ్‌గా దాన్ని క్రిటిసైజ్ జేసేయం, క్రియేటివ్‌గా దాన్ని ట్రోల్ చేయటం. ఆహ్, హ్మ్. ఏవ్ వ్యూస్ కోసం. ఆ దానికే జనాలు వస్తున్నారు. వాళ్ళు దాన్నే అ ఆ ఫార్మాట్‌లోనే వెళ్ళిపోతున్నారు.
అవునవును. తిప్ దో ఒకటి వంక పెట్టి తిడితే వీళ్ళు వైరల్ అవుతున్నారు. హ్మ్. హ్మ్. ఆ! అవునవును. హ్మ్. హుహుహు. వ్యూస్ కోసం. యాహ్! అండ్ ఇంకోటి ఏంటంటే స్పాయిలర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అందులోనే. అసలు, ఒక నిజంగా సినిమా ఫ్యాన్ స్పాయిలర్ ఇవ్వకుండా రివ్యూ ఇవ్వాలి. అవును.
యాహ్! యాహ్! ఇవ్వకూడదు. వాళ్ళు సినిమా ఫ్యాన్స్ కాదండి. ఫస్ట్ ఎండ్ ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, బిజినెస్ వాళ్ళకి. కేవలం బిజినెస్, మనీ జనరేటింగ్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళకి, ఎందుకంటే సినిమా ఫ్యాను ఒకసారి బ్యాక్ ఎండ్‌కి ‌వెళ్లి ఆలోచిస్తే వాళ్లకి సినిమా నుంచి, సినిమా రివ్యూల నుంచి డబ్బులు వస్తున్నాయి. బట్ వాళ్ళు సినిమానే చంపేస్తున్నారు. ఫస్ట్ డే నెగెటివ్ రివ్యూస్ పెట్టేసి అదే సినిమా‌ని చంపేస్తున్నారు. సో ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావు. ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీయడు.
అవును. ఓహ్! బిజినెస్ లాగా ఆ! అవును. ఉహూ. యాహ్! అవునండి. అవునండి.
సో వాళ్ళు అంతగనం జెన్యూన్‌గా రివ్యూ చెప్పదలుచుకుంటే ఒక 2 డేస్ ఆగితే పోతుంది కదా!
అవునవును. కరక్టే.
రైట్ బ పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలాగు వెళ్తుంది. అది ఎలా ఉన్నా జెన్యూన్ టాక్ బయటకి వెళ్ళిపోతుంది. బట్ వీళ్ళు ఏదైతే క్రియేటివిటీ వాడి దాన్ని ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారో ఒక 1, 2 డేస్ ఆగితే బాగుంటుంది. కానీ, ఎవ్వరు ఆగరు ఫస్ట్ షో పడగానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే వేరే ఇంకొకళ్ళు పెట్టేస్తారు, వేరే ఇంకొకళ్ళు పెట్టేస్తారు. ఇది ఒక కంట్రోల్ లేని మీడియం. సోషల్ మీడియా అనేది.
అవును. హ్మ్. అవునండి. అయితే రీ ఈ ఈ మధ్య రీసెంట్‌గా అయితే ఫిజిక్స్ ఫాలో ఆవుత అవుతలేరు. ఒక్క హీరో కొడితే 10 మంది ఎలా పడతారు. ఇలాంటి వంకలు కూడా పెడుతున్నారు. అంటే మనం ఏమనుకుంటాం అంటే హీరో అంటేనే అది. <smacks lips> సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటేనే అబద్ధం. వి వాంట్ దట్ అతి. యాహ్! సో
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. కరెక్ట్. సింపుల్ అంతే కదా. అంటే ఏ లెవెల్‌కి వెళ్తున్నారు అంటే మీరు అది అన్నారు కానీ నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఆ! సాహో‌లో, బాహుబలిలో, పుష్పాలో వాళ్ళు డూప్స్ చేస్తారు కదా. లేకపోతే గ్రాఫిక్స్ చేస్తారు. దేవరాలో ఆ! వాళ్ళు ఎగిరింది వాళ్ళు కాదు, ఇంకొకళ్ళు ఇది గ్రాఫిక్స్ అని అంటే మీరు ఏమి ఎక్సపెక్ట్ చేస్తున్నారు హీరో‌నే నిజంగా ఎగిరి దూకి చచ్చిపోవాలా? వాళ్ళు కాళ్ళు విరగొట్టు‌కోవాలా? ఆబ్వియస్లీ డూప్స్ చేస్తరు గ్రాఫిక్సే చేస్తరు. దీన్ని పట్టుకొని ఏదో కొత్త విషయం కనిపెట్టిన వాళ్ళలాగా ఆ క్లిప్పింగ్స్ పెట్టి ఏ ఇదంతా డూప్‌ రా! ఇదంతా ఉట్టిదే‌రా! అని అంటుంటే వాళ్ళ మైండ్‌సెట్ ఏంటో నాకు అర్థం కాట్లే, హీరో నిజంగా ఎగిరి దూకి
హ్మ్. అవును. <chuckles> ఆబ్వియస్లీ. అదే కదా. అవునవును. హుహు. హ్మ్. అంటే ఇప్పుడిప్పుడే చూస్తున్నారేమో వాళ్ళ సినిమాలు. ఎప్పుడు చూడలేదేమో అనిపిస్తది. ఏదో ఊరు నుంచి వచ్చేసి.
కరెక్ట్. <chuckles> అది కూడా కరక్టే. అ అందరూ కొంతమంది ఇంటలెక్ట్ నె వద్దులెండి ఆ! భాష వద్దు మనకి. కొంచెం చాలా టీనేజ్ వాళ్ళు, యంగ్‌స్టర్స్ ఈ సోషల్ మీడియా లోకి వచ్చేసి ఇప్పుడిప్పుడే డిస్కవర్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు. నిజం నిజం మీరు చెప్పింది.
<chuckles> హ్మ్. అవును. అవునండి. అంటే మనది 75 ఇయర్స్, 75 ఏంటి ఇంకా ఎక్కువ తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఎప్పటినుంచో ఉంది ఈ కాన్సెప్ట్ కదా! డూప్ ఫైట్స్ చేయడం అలాంటివి. యాహ్! అది వాళ్ళర్థం చేసుకోవాలి, అసలు సినిమా అంటే ఏంటి? దాని హైప్ అంటే ఏంటి అని. ఓకే, మీరు హైప్ ఉండి వెళ్లి ఇప్పుడు 'ఓజి' వెళ్లారు ఓకే, గుడ్ మూవీ ఉంది. హైప్ బాగా ఇచ్చేసి ఫ్లాప్ అయిన సినిమా ఈ ఇయర్‌లో ఏదైనా ఉందా? ఉందని నేను అంటాను. అది ఏంటో కనుక్కోండి? <chuckles>
అవును. అవును. హ్మ్! హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హుహు. హ్మ్. హ్మ్. బాగా హైప్ ఉండి సినిమా పోయిందా?
పోయింది. యాహ్!
ఆహ్ ఉంటాయి చాలా ఉంటాయి. ఆహ్, పెద్ద హీరో సినిమాలు ఏమున్నాయిప్పుడు ప్రభాస్‌ది, మహేష్‌ది?
నో. నో. టూ థౌసండ్ ట్వెంటీ ఫైవ్ అంటే ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్. 'గేమ్ చేంజ‌ర్' <chuckles> యాహ్! డిజాస్టర్ నేనిప్పటి వరకు కూడా నేను చూడలే 'గేమ్ చేంజ‌ర్' నేను అన్నదయితే కాదు, ఉ ఆహ్, ఆహ్, 'కూలి'. <giggles>
ఆ! యాహ్! 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్' ఇస్ ఏ బిగ్ డిజ అదేనా మీరనుకుంది? చూడలేము కూడా. ఆ! 'కూలి' ఆ! 'కూలీ' కూడా. అమ్మబాబోయ్! 'కూలి'కి అసలు ఎంత హైప్. తమిళనాడు నుంచి ఫస్ట్ 10000000000 మూవీ అని. ఆహ్, అసలు క్రేజీ హైప్ అని.
<giggles> యాహ్! అవునవును. అసలు మామూలుగా కాదు లోకేష్ కనకరాజ్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అన్ని కలిపేస్తాడు. అసలు భ <laughs>
లోకేష్ కనకరాజు. ఆ! అమీర్ ఖాన్ వస్తాడు లాస్ట్‌కి ఎందుకు వస్తాడో! అయ్యయ్యయ్యయ్యో!
<laughs> ఆ! ఉపేంద్ర అసలు ఆ బీజీఎం అండి అనిరుద్ బీజీఎం చూసి అసలు మాడ్ అయిపోయారు. ఆహ్, అంటే మౌనిక సాంగ్ గానివ్వండి, ఇవన్నీ ఎంత హైప్ తీసుకొచ్చేసాయి అంటే ఇంకా హిట్. అసలు రిలీజ్ అవ్వడమే ఆలస్యం హిట్ చేసేద్దాం అన్నంత ఆవేశంలో ఉన్నారు ఫాన్స్. కానీ, పాపం అసలు అందరూ డిసప్పాయింటెడ్ అని అయిందనే చెప్పాలి.
ఆ! నిజం. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. యాహ్! యాహ్! యాహ్! డిసప్పాయింట్. అసలది ఎలా అనిపిస్తదంటే అదేదో ఆహ్, శోబిన్ అతని పేరు మలయాళం యాక్టర్. అతని కోసం తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అతని చుట్టె ఉంటుంది స్టోరీ అంతా. యాహ్!
అవును శోబిన్. <laughs> అవును. అవును. అవును. అవును. ఆయనే హీరోలాగా ఈ వీళ్ళందరూ అసలు ఏదో సైడ్ క్యారెక్టర్స్‌లాగా ఉంటది.
హ్మ్. లాగా అనిపిస్తది.
మీరు 'వార్ టూ' చూసారా?
"వార్ టూ" చూడలేదండి. కుదరలేదు.
ఓకే. ఓకే. ఆ! నేను చూడలేదు. యాక్చువ‌ల్లీ అది కూడా ఆహ్, చాలా హైప్ ఇచ్చారు.
తర్వాత ఓటీటీలో వచ్చిన కూడా చూడటానికి హ్మ్. అవును అది కూడా కొంచెం కరెక్ట్. కరెక్ట్. మరి ఎన్టీఆర్ అయితే 2 కాలర్ ఎగరేసి మరి హైప్ ఇచ్చాడు. <chuckles> బట్ సం హౌ
హ్మ్. అంటే, ఒక్కొక్కసారి అనిపిస్తది వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకపోతేనే ఇంతగా ప్రమోషన్స్ చేస్తారని <laughs> యాహ్! ఆ! మె ఓకే. ఆహ్, నేనిప్పుడు చెప్తా పూరి జగన్నాథ్ మూవీ‌లో‌ ఆహ్ మూవీస్‌లో ఆహ్ అప్టర్ ఫ్లాప్ అనమాట బాగా హైప్ ఇచ్చి బాగా ప్రమోషన్స్ విపరీతంగా చేసి ఫ్లాప్ అయిన మూవీ ఏంటో కనుక్కుంటారా? <giggles>
ఆ! ఆ! <laughs> హుహు. ఇలా ఇలా చాలా ఉన్నాయి ఆయన కేరియర్‌లో 'లైగర్' అయితే ఒకటే అనుకుంటున్నాను నేను. 'లైగర్' అసలు అల్టిమేట్ ఆహ్, బోర్లా పడిపోవడం అంటే అసలు అదే. ఎక్కడికి తీసుకెళ్ళారు ఆ సినిమా‌ని. ఆ! మైక్ టైసన్, కరణ్ జోహార్, అనన్య పాండే, పాన్ ఇండియా ఫిల్మ్.
యెస్, యెస్. డెఫినైట్‌లి. న్ అవును. అసలు మైక్ టైసను అవును. మాములుగా ప్రమోట్ చేయలేదు. ముంబై‌లో ప్రమోషన్స్ చేసినారు ఫుల్లు.
అది అంటే వాళ్ళకి ఆ! అంటే వాళ్ళకి ఏమి చూసుకొని అంత కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏ ఒక్కళ్ళు కూడా డౌట్ రాలేదా సినిమా వర్క్ అవ్వదు అని ఏంటో మరి.
అవును టెక్నీషియన్స్ అయినా చెప్పచ్చు కదా! "అన్నా! బాలేదు క్లైమాక్స్ మార్చు". <laughs>
ఆ! <chuckles> అసలు ఏమనుకుంటారో కొన్ని కొన్ని సార్లు, అర్థం కాదు.
యాహ్! యాహ్! సో, ఇలా చేస్తే ఏంటంటే, ఈ హైప్ వల్ల మి ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా దెబ్బ తింటారు. అంటే న్యూట్రల్ ఫాన్స్‌కి ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. సో, వాళ్ళ హీరో ఓ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారనే జెప్పాలి.
బ హ్మ్. అదే స్తితి అవును. హ్మ్. హ్మ్. చాలా. పాపం కానీ ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ ఎంత లాయల్ ఉంటారంటే, ఎన్ని ఫ్లాప్‌లు ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ అవ్వగానే ఆ! చూస్తారు ఎక్సైట్ అవుతారు. పాపం వాళ్ళ సొంత ఖర్చులు బెట్టి యూ నో అన్నీ హడావిడి పనులన్నీ
<giggles> ఆ! రీ రిలీజ్‌లు జేసినా సరే, డబ్బులు బెట్టి జూస్తారు ఎంతైనా సరే. మీరు ఆంధ్ర కింగ్ తాలూకా చూసారా ఈ మధ్య రామ్
లేదు లేదు. కుదర్లేదు. ఎందుకో సినిమాలు చూడటం కుదరట్లేదు ఈ మధ్య.
సో, ఆహ్, అంటే మనకి ఫ్యాన్స్ టాపిక్ వచ్చింది గాబట్టి, అది ఫ్యాన్స్ స్టోరీ ఏ అనమాట. ఒక ఫ్యాన్‌గా ఉపేంద్ర హీరో అందులో. ఆ! అది గూడా కొంచెం ఇట్లనే ఉంటది. ఆయన ఎంత దూరం వెళ్తాడు ఆయన ఫేవరైట్ హీరో కోసం అనేది యాహ్! మూవీ. సో, మనకు లిటరల్లీ ఒక తెలుగు ఆడియన్స్‌ని రి రి రిప్రజెంట్ జేసారనే అనుకుంటున్నాను. <giggles>
హుహు. హ్మ్. ప్రజెంట్ బాగుంటుంది అది సినిమా.
యాహ్! యాహ్! చూడండి బాగుంది ఖచ్చితంగా. ఓకే అండి. మీరు సోషల్ మీడియా హైప్ వల్ల. ఇలా షోస్ ప్రభావితం అయితాయి. దాని ప్రభావం జనాల పైన ఎలా ఉంటుంది అని చక్కని ఉదాహరణలతో బాగా వివరించారండి. ఖచ్చితంగా మల్లు కల్ మళ్ళీ కలుద్దాం అండి. ధన్యవాదాలు.
ఓకే. ఓకే. ఓకే. యాహ్! యాహ్! తప్పకుండా అండి థ్యాంక్‌ యూ.